అంటే, మీరు ఇంట్లో కొంచెం రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టరా? అంటే, మా నేను వర్క్ చేస్తన్నా ఇప్పుడు మీరు కదిలిస్తే, మనకి వాళ్ళు నెలకి సాలరీ యెయ్యరు అని, ఇట్లా ఏదో ఒకటి చెప్పడమో, లేదా భయపెట్టడమో, నన్ను ఈ టైంలో కాకుండా, ఇంకా లేపొద్దు అసల. ఇలా ఏం చెప్పరా మరి మీరు మీ ఇంట్లో వాళ్ళతో?
అంటే అహా! అంటే కొన్ని, కొన్ని సార్లు మనకి ఇంపార్టెంట్ మీటింగ్సుంటాయి కదా! అటువంటి సమయాల్లో మాత్రం అసలు డోర్ లాకేసేసుకుంటాను. డోర్ లాకేసేసుకొని ముందే చెప్పేస్తాను. అసలు డోర్‌ని కూడా టచ్ చేయొద్దు, నాకు సౌండ్ వచ్చేసిద్ది.
హ్మ్. హ్మ్. హ్మ్.
సో, డోర్ లాకేసేసుకుంటున్నాను. నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నా పని అయిపోయిన తరువాత నేనే వొస్తా.
ఆ!
అని చెప్పేస్తాను. దానికి తగ్గట్టే ఉంటారు.
మరదే రోజు చెప్పొచ్చు గదండీ! పాపం.